హ్మ్. ఓకే. ఓకే. మరి చాలామందేంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న టాలెంట్స్‌నైతే నిజంగానే వృత్తిగా మార్చుకుంటున్నారు. అట్లా అంటే ఎవరినైనా చూసారా? మీకు దగ్గర్లో గాని ఏదన్నా అంటే చదువు పరంగానే కాదు. మనకొక టాలెంట్ ఉంటే చాలని సమాజానికి వచ్చాం మనం ప్రస్తుతానికి. హ్మ్. అలాంటి
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవునండి. చూసాను నేను. అంటే నాకు తెలిసిన ఆహ్, ఇద్దరు అబ్బాయిలండి. అంటే క్లాస్‌మేట్స్, కాలేజ్ రోజుల్లో. ఆహ్, ఒక అబ్బాయి అయితే అంటే మంచి అదే స్కిల్స్ పరంగా అలా మంచి టాలెంటెడే అండి. ఏంటంటే ఆ అబ్బాయికి మూవీస్ అవి ఇంట్రెస్ట్ అనమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే.
ఇంకా ఆ అబ్బాయి ఏంటంటే ఇంక డైరెక్షన్ అటు సైడ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అబ్బాయి ఆ వాటికి కూడా కోర్సెసే గదండీ! ఇప్పుడు మూవీ ఫీల్డ్‌కెళ్ళినా కూడా ప్రతి దానికి కోర్సులు ఉంటాయి.
అవునా! నాకు నిజంగా తెలీదండి. ఓకే.
హ్మ్. ఉంటాయండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా ఇంకా పెద్ద పెద్దవి, ముంబైలో అలా పెద్ద పెద్ద టి సిటీస్‌లో అలా ఉంటాయండి వాటి డైరెక్షన్.
హ్మ్. అంటే డైరెక్షన్‌ది ఇవి ఆహ్, ఉంటాయి. ఓకే. ప్రతి దానికి అట్లా కోర్సెస్ అయితే ఉంటాయంటారా?
ఆ! ఉంటాయి. యాక్టింగ్ నేర్పిచ్చేడే, న నేర్పిచ్చే కోర్స్ ఉంటాయి. డ్యాన్సింగ్ ప్రతి దానికి ఉంటాయండి మూవీ ఫీల్డ్స్‌లో గూడా వాళ్ళేం డైరెక్ట్‌గా
ఓకే. అంటే ఎన్ని నెలలు ఉంటాయండి అట్లా కోర్స్ అనేది?
ఆ! ఎన్ని నెలలు అని నాకు గూడా అంత ఐడియా లేదండి. అది ఫీల్డ్‌ని బట్టి ఉంటది డైరెక్ట్ అంటే కెమెరామన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి గదండీ! అట్లా వాటిని బట్టి ఉంటది. ఈ అబ్బాయి అయితే 1 అన్ 1 ఇయర్, 1½ ఇయర్ వరకు కోర్సెస్ అయితే చేయడం జరిగిందండి డైరెక్షన్ రిలేటెడ్‌దే.
హ్మ్. బట్ అయితే కోర్స్ అయితే ఉంటుంది. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్.
ఇంక తరువాత గూడా అందులో ఎ అంతగా సక్సెస్ కా చెప్ మనకు తెలుసు గదండీ! ఇంకా సినిమా ఫీల్డ్ అనేది ఎంత ఇదో ఎంత మందో ఉంటారు.
<chuckles> చాలా కష్టమండి. ఏదో మనం చూసి అబ్బా! వీళ్ళేం వీళ్ళ లైఫ్ బాగుందనుకుంటాం గాని హ్మ్. అవును.
అనుకుంటాం గానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయండి. ఎవరో అదృష్టవంతులేనండి అన్ని సెట్ అయ్యి, క్లిక్ అయ్యి
అవునవును. నిజంగా అండి. నిజంగా. హ్మ్.
హ్మ్. అవునండి. అలా ఇంకా తర్వాత ఇంకా ఆహ్, 3, 4 ఇయర్స్ దాదాపు 5 ఇయర్స్ వరకు అక్కడే సినిమాల్లోనే టైమ్ వస్తే చేసేసి, ఇంకా మళ్ళీ ఇంకా ప్రెషర్ ఉంటది గదండీ! కుటుంబాల నుంచి, సమాజం నుంచి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా ఇంకా ఒత్తిళ్లు వచ్చేసరికి ఇంకా మరి కొ ఇంకా మళ్ళీ జాబ్ కోసం సెర్చ్ చేయడం వల్ల జాబ్ తెచ్చుకొని ఇంకా మళ్ళీ అలా కంటిన్యూ జేస్తున్నారండి.
హ్మ్. అవును, అవును.